సరేలెండి. ఓకే. <laughs> ఇక్కడ అర్థమవుతుంది. అంటే నేనంటుంది ఆ! అక్కడ వస్తదండి కొంచెం బీట్ అనేదొస్తది 'నువ్వే నువ్వే ప్రాణం' అనేది హై మూమెంట్ అన్నమాట పాటలో.
ఆ! ఆ! అండ్ నెక్స్ట్? ఆ! చెప్పు. ఓహో! అంటే సాంగ్‌తో పాటు అదే గదా!
హ్మ్. అది. బీట్ అంటే బీట్ కాదక్కడ హై మూమెంట్ లాగన్నమాట అది.
ఆ! మీరు ఆహ్, ఓకే. ఓకే. అండి. ఓకే. అండ్ ఇంకా <chuckles>
ఆ! ఎందుకులెండి మళ్ళా. ఆ! సరే 'కిక్-1'
'కిక్కు-2లో' ఇంకోటి సాంగ్ గూడా ఉంది ఏదంటే ఇ‌ది. మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని రీసెంటు నీ ఓటు 7 నెల్లకే తనకు బయటకి వచ్చానూ దిస్ ఇస్ మై యాట్టిట్యూడ్. దాంట్లో ఈ లిరిక్స్ గూడా బావుంటాయన్నమాట మన కంఫర్టే మనం జూసుకోవాలి ఎప్పుడిదైతే పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తామో మన కంఫర్ట్‌లో ఏదో ఒకటి మిస్ అయింది అన్న లెక్కలో ఉంటదనమాట. బావుంటది ఆ సాంగ్‌. హ్మ్. అంటే కిక్
హుహు. అంతేనా! ఓకే. కంఫర్ట్‌ని కిక్‌గా అయిపోద్ది లాస్ట్‌కి. 'కిక్-1' లో గోరే 'గో గోరే' ఆ పాట ఉంటది గదా! అదిష్టమా మీకు?
ఆ! ఆ! యెస్. యెస్. ఆ! బావుంటది. అది కూడా ఇష్టం. ఇంకా వేరే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? 'గోరే' కాకుం ఆ! ఈ ఈ ఈ సాం‌గే యాహ్! యాహ్! ఈ సాంగ్ ఉంది చూడు. ఆలీ, అతను ఇద్దరు‌ క 'బతుకంత తుప్పాసు' సంథింగ్ ఏదో ఉంటది చూడండి. 'బాసూ మనకు'
అది గూడా ఇష్టమేనా? ఏమున్నాయ్? నువ్వే జెప్పాలి. సాంగ్సేమన్నా ఉన్నాయా నీకు నచ్చినయి జెప్పు? వామ్మో! నాకు తెలీదది. ఆ! 'బాసు మనకి మెమరీ లాసు ఆ పాటా? 'బతుకంతా బిందాసు' అట్లాగా. లైఫ్ అంతా ఫుల్ పాస్ నకనక నకనక నకలే ఏం‌ లైఫీ చాన్సు అదేనా?
యెస్. యెస్. యెస్. ఆ పాట బావుంటది. ఆ! బతుకేమో ఆ! లిరిక్స్ బావుంటాయి దాంట్లో చరణాలు. యెస్. యెస్. అదే.
హ్మ్ ఇప్పుడు కీరవాణి గారి‌యి, రాజమౌళి'గారియి మంచి మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి సినిమాలు.